హ్మ్. కానీ ఏంటంటే 6 మార్కులతో నాకు సీట్ తప్పిందన్నమాట. ఆహ్, అంటే లైక్ లిటరల్‌గా 1 క్వషన్ 1 క్వషన్ లేదా 2 క్వషన్స్ అన్నమాట. నాకేంటింక అప్పుడు చాలా బాధేసింది. ఏంటి జస్ట్ 2 క్వషన్స్ ఇప్పుడు చాలా పెద్ద మార్జిన్ అనుకోండి, అప్పుడు నేను బాధ పడకుండా ఉండొచ్చు సర్లే నాకు రాలేదు, అని కానీ అంత చిన్న మార్జిన్ కదా!
ఓహ్! అయ్యయ్య! హుహు. హుహుహూహు. హుహు. హుహుహు. ఓకే. అవును. అవును. ఇపుడేంటంటే మీరన్నట్టు నిజంగా ఎక్కువ మార్కులతో పోయే పోయిందనుకోండి. <sniffs> అసలు చాలా ఆ! అంటే ఏంటి అ పర్లేదనిపిస్తది. కానీ తక్కువ మార్కులతో పోయిందనుకోండి కొంచం చాలా బాధేస్తుంది. అదే ఇప్పుడు క్రికెట్‌లో మన సచిన్ టెండూల్కర్, ధోని గాని 99 కొట్టి ఆ ఒక్క దాంట్లో ఔట్ అయితరు చూడండి. <chuckles> అలాంటి బాధ అసలు చాలా మామూలుగా రాదు. మరి మీ జీవితంలో అలాంటివోచ్చినప్పుడు అసలు ఆ సమయంలో మీరెలా భావించారు అంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారసలు?
సో, నేనేంటి చాలా ఆలోచిస్తూ ఉన్నాను. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. అదే. హ్మ్. ఆ! రిజల్ట్స్ వచ్చాకైతే నేను చాలా అంటే చాలా ఫీలయ్యానన్నమాట. అంటే ఆహ్, నిజంగా మీరన్నట్టు ఎక్కువ మార్జిన్‌తో ఒక ఎట్‌లీస్ట్ 40, 50 మార్జిన్ అయినా సర్లే ఇట్స్ ఓకే అనుకోవచ్చు. కానీ నాకు లిటరల్‌గా 6 మార్కులు అలా అయ్యేసరికి ఏంటంటే లైక్ చాలా బాధేసిందన్నమాట. ఒక 1, 2 డేస్ అయితే ఇంక ఫుల్ డిప్రెస్స్‌డ్. ఏయ్! ఏంటి నా వల్ల కాదు ఇంక అది ఇది అనుకుంటూ ఉన్నాను. ఆ తరువాత మా మమ్మీ మాట్లాడారన్నమాట. "ఇట్స్ ఓకే ఏమి కాదు. బేసిక్‌లీ ముందింకా తగ్గేది కాదా! నీకు ఫిజిక్స్ అది రాకముందు. ఇప్పుడు నువ్వు చాలా బాగా ప్రయత్నించావు. బాగా పికప్ అయినట్టే. కాబట్టి నువ్వు నిక్కొచ్చిన ప్రోగ్రెస్ గురించి కూడా ఆలోచించు, ఎందుకు అలా నెగెటివ్ గానే ఉండడం." అని చెప్పారన్నమాట.
ఓకే. హుహుహుహు. అయ్యో! హుహుహు. అయ్యో! హుహుహు. హుహుహుహు. హుహుహు. హుహుహు. ఓకే. హుహుహుహు.

అవునండి. హ్మ్.
ఎలా అంటే, మనకు అసలు చాలా ప్రయత్నించి, లేదా ఆహ్, ప్రయత్నించండం ప్రయత్నించడంలో విఫలమైపోయి, అసలు చాలామంది ఏంటి, ఓటమి రాగానే అసల మళ్ళీ తిరిగి లేవకుండా అసలక్కడే ఉండిపోయి, ఇలాంటి బాధలన్నీ పడతా ఉన్నారు కదా! మీరు మీ జీవితంలో అసలొక పెద్ద ఓటమి తర్వాత, అసలు మళ్ళీ ఎలా నిలబడ్డారు? అలాంటి సందర్భాలు, అలాంటి ఆహ్, అలాంటివేవైనా ఉంటే మాతో పంచుకోండి.
హ్మ్. అవునండి. హ్మ్. తప్పకుండా. ఆహ్, అదీ నేను ఇంటర్ చదువుతున్న కాలంలో అనమాట. నేను బైపీసీ తీసుకున్నాను. ఆహ్, డాక్టరవ్వాలనేది నా ఎయిమనమాట. సో, ఆహ్, దానికోసం చాలా కష్టపడి చదువుతూ వచ్చాను. ఆ తర్వాతేమైంది, అంటే, ఆహ్, ఆహ్, కొంతకాలమలాగే చదువుతున్నాను, నాకంతా నచ్చుతుంది. నాకు ఫిజిక్స్, కెమి నాకు మ్యాథ్సంత రాదనమాట. సో, దాని వల్లేమవుతుందంటే, ఫిజిక్స్‌లో చాలా ఇబ్బందవుతుంది. మొత్తం అక్కడ మ్యాథ్సే వాడాలి. ఆ ఫార్ములాస్ గానివ్వండి, ఆ కాలిక్యులేషన్స్ అదంతా, మొత్తం ఫిజిక్సంటే ఇంకా కొంచెం కష్టమైన మ్యాథ్సనే జెప్పచ్చు. సో హ్మ్. దానివల్లా నాకు ఫిజిక్సనేది చాలా కష్టంగా అవుతూ ఒస్తుందనమాట. మిగతా కెమిస్ట్రీ, బయాలజీ‌లో ఎంత మంచి మార్క్సొచ్చినా, ఫిజిక్స్‌లో గూడా నేను పికప్ చేసుకోలేకపోతే, నేను చెయలేను. నాకు సీటనేది రాదనమాట. నాకది మొదట్లోనే అర్థమైంది. నా ఆహ్, కాబట్టి ఫిజిక్స్ కోసం ఇంకొంచెం జాగ్రత్త పడడం, ఇంకా బాగా చదవడం, ఇంకా ఎక్కువ సమయం నేను బయాలజీ, కెమిస్ట్రీ‌కి కొంచెం సమయం తగ్గించి, రోజువారీగా ఫిజిక్స్ మీదెక్కువ పెట్టేదాన్ననమాట. ఇది నాకెలాగైనా రావాలి, నేను నేర్చుకోవాలి అని చెప్పి. తీరా నేనెగ్జామ్ రాశాననమాట, ఒక మంచి కాన్ఫిడెన్స్‌తోనే రాశాను, నేను బాగానే రాయగలను అని చెప్పి.
హుహుహుహుహు. ఓకే. హ్మ్, హ్మ్, హ్మ్. ఓకే. సూపర్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. <chuckles> సూపర్, సూపర్. హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్, హ్మ్, హ్మ్. ఓకే. హుహుహుహుహు. హ్మ్, హ్మ్, హ్మ్, హ్మ్, హ్మ్. సూపర్, సూపర్, సూపర్. హుహుహు.

ఆ! అంటే నిజంగా మీరు చెప్పిందయితే జరిగిందనమాట. ఒక 1 వీక్ అలాగా నాకు రిజల్ట్ వచ్చాక నేను అలాగే ఉన్నాను, ఇంకేం చేయలేనేమో, ఇంకా ఇవేమి వద్దు, ఏ పెద్ద డ్రీమ్స్ ఏమి వద్దు అలా అనుకుంటూ. కానీ ఆహ్, మా అమ్మ చెప్పడం, దాని తర్వాత నేనే కొంచెం రిలాక్స్ అవ్వాలని చెప్పి, ఇలా మోటివేషన్ స్పీచెస్ గానివ్వండి, నిజమైన స్టోరీస్ గానివ్వండి, ఎక్కువ తెలుసుకుంటూ ఉన్నా అనమాట. ఇలా తెలుసుకున్న దగ్గర నుంచి, చిన్న చిన్న మార్పులనేవి వచ్చాయి. అంటే, ఈ ఓటమే ది ఎండ్ ఏమి కాదు. చాలా మందికేంటి, త్రీ ఫోర్ లాంగ్ టర్మ్స్ చేస్తూంటారు. వాళ్ళకి ఇంకా హోప్ ఉంటుంది. వాళ్ళకొస్తుందని జెప్పి, నాకు ఆ హోప్ యొక్క పవర్ తెలిసొచ్చిందనమాట. అంటే. నువ్వు నిజంగా హోప్ చేసి దాని గురించి వర్క్ చేస్తే తప్పకుండా చేయగలవు అనే, దానిది అది నాకు తెలిసొచ్చిందనమాట. ఈ నేను ఆ డిప్రెషన్‌లో ఉన్న కాలంలో గానివ్వండి, లోగా ఉన్న కాలంలో తిరిగి మళ్ళీ ఆ హోప్ గురించే ఆలోజిస్తాను. పక్కా చేయగలం అన్న హోప్ ఉంటే చాలు ఫస్ట్ అని జెప్పి. <giggles>
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. సూపర్, సూపరండి. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. సూపర్, సూపర్. కానీ మరి మీరు తర్వాత అంటే, ఆ మైండ్‌సెట్‌లో నుంచి బయటికి ర వచ్చారు కదా! తర్వాత మీ ప్లానేంటి? <smacks lips> అంటే మరి, ఇలా చెయ్యాలి, లేదా ఇలా చేసుకుంటే బావుంటుంది. ఆ! లేదా నా సపోర్ట్ వీళ్ళు, వీళ్ళతో ఎక్కువ స స్నేహం చేయాలి అని చెప్పేసి, మీరు మీరు అనుకున్న ప్లానేంటి వేసుకున్న ప్లానేంటి, అంటే ఏం చెప్తారు మీరు?
హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. ఆ! ఆ! స్వతహాగా అయితే, లోటుపాట్లు ఏంటి అననమాట. నేనేంటి ఇంతకు ముందు లైక్ కొంచెం లేట్ నైటే వర్క్ చేసే చదువుకునేదాన్ననమాట. లేట్ నైట్ చదువుకొని, పొద్దున కొంచెం లేట్ అయ్యేది. సో, ఈసారి అలా కాదు కొంచెం టైంకి పడుకొని, ఎర్లీ మార్నింగ్ లేచి చదువుదాము. ఆ టైంలో నిజంగా మైండ్ ఫ్రెష్‌గా ఉండి, నిజంగా కాన్సన్‌ట్రేషన్ ఇంకొంచెం ఎక్కువ ఉండిద్ది కాబట్టి అదొకటి ప్రయత్నించాను. నాకు సినిమాలు చాలా ఇష్టమనమాట. వచ్చిన ఏ సినిమా అయినా చూడాలి అన్నట్టు ఉండేదాన్ని. ఈ 1 ఇయర్ అలా కాకుండా లేదు ది బెస్ట్ చాలా మంచి సినిమాలయితేనే చూద్దాము. తరువాత ఇవి తప్పకుండా నోట్ చేసుకొని తరువాత ఫ్రీ టైమ్ వచ్చిద్ది కదా! ఎప్పుడోకప్పుడు నేను ఇప్పుడు నీట్ రాసేసాక నా కౌన్సెలింగ్‌కి మధ్యలో ఒక 4 మంత్స్ ఉండుద్ది. ఆ 4 మంత్స్ రోజుకి 2, 3 చూసినా నిన్నెవ్వరేమనరు. కాబట్టి, అట్లా డిస్ట్రాక్షన్స్ ఏమున్నాయనేది తగ్గిచ్చేసాను. సోషల్ మీడియా తగ్గించాను ఇలా అనమాట.
ఓకే. సూపర్. సూపర్. సూపర్. అసలు. ఓకే. అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. సూపర్ సూపరండి అసలు. చాలా బా చెప్పారసలు. ఒక పెద్ద ఓటమి తర్వాత అసలు మళ్ళీ ఎలా వ నిలబడతారు? అసలు మనకి ఏమేమి కావాలి, ఎంత మనం ధైర్యంగా ఉండాలని, అసలు చాలా బాగా వివరించారు. అసలు మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉందండి. తప్పకుండా మళ్ళీ మాట్లాడదాం ధన్యవాదాలండి మీకు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> ధన్యవాదాలు.